అయితే, త ఆహ్, తర్వాత ఆహ్, మాకొచ్చిన సంబంధం, అంటే ఇప్పుడు మా ఉన్న ప్రెజెంట్ హ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అది అంతా అరేంజ్‌డ్ మ్యారేజే నాది. ఆహ్, యాక్చువల్లీ అయితే ఆహ్, వాళ్ళొచ్చినప్పుడు గూడా ఏంటంటే వాళ్ళసలు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వలే. మీరెంత పెడుతున్నారు అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఎంత చదువుకుంది? ఏ కాలేజు? ఇంతే, ఇవే అడిగారనమాట. సో, మాకొకటి నచ్చింది.
ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే అండి. అవునండి. ఆహా! అంటే ఆ! ఏంటండి?
మాకు అదొకటి నచ్చిందేంటంటే, మా మమ్మీ ముందే చెప్పింది మేమంత ఇచ్చుకోలేమండి. కొంచెం చూసి అడగండి. అంటే మా మామయ్య అన్నారు. అసలు మేమడుగుతున్నామా మిమ్మల్ళీ పైసలు మీ టా డబ్బుల టాపిక్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఆహ్, మీ మాకు మాది మాకే మస్తున్నాయి మీ పైసలు మాకెందుకు <giggles> అనన్నాడు. <chuckles> అంటే కొంచెం పొగరుగా అన్నా సరే అక్కడ మా మమ్మీ వాళ్ళు సంతోషంగా ఫీలయిండ్రు.
ఒహ్! ఆహా! ఓకే. <chuckles> అయ్య! అవునా అండి. ఆ! అంటే అంటే చాలా మంచి, మంచి వ్యక్తిలా ఉన్నారండి అయితే. అంటే మాకు ఇంకేమొద్దు మీరు అమ్మాయినిస్తే చాలు మేము బా చూసుకుంటాం అని చెప్పేసి. <chuckles> చూసుకున్నారండి. అయితే మీరు మిమ్మల్ని ఎలా చూసుకున్నారండి మరి పెళ్ళయిన తర్వాత?
<chuckles> అవును. అవునండి. అవును. నాకు కూడా చాలా బాగండి. ఇప్పుడు ప్రతీ కుటుంబ నిర్ణయాల్లో నా ఒపీనియన్ అనేది అడుగుతారు. నాకు నచ్చని పనులు లేకపోతే నాకు న నాకు నచ్చని అంటే అన్నీ అండి ద డ్రెసింగ్ దగ్గర నుంచి కానియండి నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నేనే "నీకు నచ్చింది నువ్వేసుకో," ఇదే ఏసుకోవాలి అన్ కంపల్షన్ లేదు. పనులు కూడా ఎక్కువేముండవండి. మాకు మెయిడుంది ఆల్రెడీ, కాబట్టి కుక్కు కుకింగ్ ఒక్కటే చేసుకోవాలి. ఆ కుకింగ్ గూడా ఏంటంటే కలిసి చేసుకుంటాము. <smacks lips> ఆహ్, ఒకరు కట్ చేయడం. ఒకరు చే వ <coughs>
ఆహా! అవునండి. ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే. అంటే కలిసి చేసుకోవడం అంటే చాలామంది ఏంటంటే ఆహ్, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వంటకే బానిసైపోతారు కదండీ <chuckles> చాలామంది. అంటే ఇంకా వాళ్ళు హస్బెండ్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళి రావడమే సరిపోతుంది. ఇంకా ఇంట్లో వైఫు మొత్తం, ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కానీ ఇలాంటియి చేస్తుంటారు కదా! అలాంటప్పుడు మీరు
అవునండి. ఆహా! మాది జాయింట్ ఫ్యామిలీ. <giggles> మీరు చెప్పిన వాటి మీరన్నీ అపోజిట్ చెప్పిన్రు. మాది జాయింట్ ఫ్యామిలీ. అండ్, మా హస్బెండు ఇంట్లోంచే వర్క్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమే. <giggles> సో, అందరం ఇంట్లోనే ఉంటాము. మా మామయ్య ఉంటారు. మా మరిది, మా తోడికోడలు అందరం కలిసే ఉంటాము. అందరం కలిసే చేసుకుంటాము వంటలు గూడా. ఆహ్, మా తోడి కోడలు కూడా హెల్ప్ జేస్తది. టిఫిన్స్ అన్నీ ఆమెనే చూసుకుంటది.
ఆహా! ఓకే. ఆహా! ఓకే. ఆహా! అవునా అండి! <chuckles> ఆహా! ఓకే. అంటే ఆహా! ఆహా! ఓకే. జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదండీ! జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటదంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్కువ, తక్కువని చూసుకుంటూ ఉంటారు కదా! ఎక్కువ, తక్కువ అని చూసుకున్నప్పుడు, మీ దాంట్లో సంఘర్షణ కొంచెం మొదలవ్విద్దనమాట. ఆ మొదలైనప్పుడు కొంచెం కొంచెం <smacks lips> ఏంటంటే ఆ! అన్ని పనులు నేనే చెయ్యాలా? మీరు చేయొచ్చు కదా! అని చెప్పేసి ఇలాగా కొన్ని కొన్ని తగువులు జరుగుతూ ఉన్నాయి కదా! అలాంటియెప్పుడన్నా మీ కుటుంబంలో జరిగాయా అండి?
యాహ్! అవును.

లేదు లేదు. అట్లేం లేదు. నాకు ఫస్ట్ అడుగుతారు నీకేం గావాలనడుగుతరు. కాబట్టి నా టేస్ట్‌కి తగ్గట్టుగనె తెస్తారు. నాకు నచ్చినవే తెస్తారెప్పుడు. ఆయన కన్నా గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ నాకే ఇస్తారు. అంటే ఇప్పుడు నాకివాళ చికెన్ తినాలనిపిస్తుంది. ఇప్పుడెప్పుడైనా బోర్ కొట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తాం గదా! అప్పుడు గూడా అంతే. నీకేం తినాలనిపిస్తుందని ఫస్ట్ నన్నడుగుతారు. నేనేదన్నా ఐటెమ్ చెప్తాను. అప్పుడు ఇంకా అదే ఐటెమ్ వివిధ రెస్టారెంట్లలో చూసి దాంట్లో ఏదైతే బావుంటదో రేటింగ్ జూసి ఆర్డర్ జేస్తరు తనే.
ఆహా! ఓకే. ఆహా! ఓకే అండి. <chuckles> అవునండి. ఆహా! అవునా అండి! అంటే చాలా మంది అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ఏం చేస్తారంటే <smacks lips> కొంచెం తన భర్తతోటి మాట్లాడటానికి కొంచెం ఏంటంటే ఫియర్‌లెస్‌గా కనపడుతూ ఉంటారు గదా! మీరు అలా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అండి? లేదంటే నేచురల్‌ గానే ఎప్పుడు <smacks lips> ఆహ్, మనోళ్ళతో ఉంటాం కదా! అలాగే ఉన్నారాండి?
లేదు లేదు.